చాలా మందికి సంగీతమనేది వాళ్ళ జీవితాల్లో, ఒక పెద్ద రోలే ఉంటుందండి. అంటే, దాంతో వాళ్ళ లైఫ్‌ని ముడిపెట్టుకొనుంటారు. ఏ ఏ ఎటువంటి ఒక బిగ్ స్టెప్ తీసుకున్నా కూడా, ఏదో ఒక పాట మోటివేషన్ రూపం గానో, లవ్ సాంగో, మ్యారేజ్ సాంగో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అట్లా మీకు ఫస్ట్, ఫస్ట్ గుర్తుండిపోయిన సాంగ్ ఏంటిదండి?
నిజమే. హ్మ్. అవునా! అంటే, మీరన్నట్టు, అంటే, జీవితంలో ప్రతి సిట్యుయేషన్ కూడా, ఒక సాంగు ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒకటి మరి పెళ్ళైనా గానీ, మరి లేకపోతే చావైనా గాని ఖచ్చితంగా సాంగ్సనేవున్నాయి మన తెలుగు సినిమల్లో. సో, నాకైతే గనుక ఫస్టు గుర్తుండిపోయే సాంగేంటంటే, 'తొలి ప్రేమా' మూవీ నాకు బాగా గుర్తనమాట. పవన్ కళ్యాణ్ గారిది. సో, అప్పుడు నేను చాలా చిన్నవాడిననమాట. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు కూడా, నేను నిక్కరేసుకొని వెళ్ళినట్టు నాకు గుర్తు. ఎందుకంటే నాకు చలిపెట్టింది ఆ మూవీలో. <giggles> నిక్కరేసుకొని నా నేను మా రిలేటివ్స్‌తోనెళ్ళాను. నేను మా రిలేటివ్స్ ఇంటికెళ్ళాను. అప్పుడు నేను హైదరాబాద్లో మా రిలేటివ్స్ ఉండే. సో, వాళ్ళు మరి ఏం చేద్దామని చెప్పేసి సరే, సినిమాకి వెళ్దామా అందరం అని చెప్పేసి, సినిమాకి తీసుకెళ్లారు.
హ్మ్. హ్మ్. హుహు. అవును. అవును. ఓకే. ఓకే. ఆ! <laughs> ఆ! ఆ! ఓకే. ఓకే. ఎవరితో వెళ్లారండి, ఆ మూవీకి? ఓకే. ఓకే. హుహు. ఆ! హ్మ్. అప్పట్లో అంటే, సినిమాలో ఓకేగా రేటు ఒక 10 మందొచ్చినా కూడా, పట్టుకొని వెళ్ళేటట్టుగా ఉండేవి. సినిమా రేట్లు. ఇప్పుడట్లా లేవు కదా! ఇంటి నలుగురు వెళ్ళడానికే కష్టంగుంది పరిస్థితి.
హ్మ్. నిజమే. అవును. నిజమే. ఇప్పుడు 10 మంది కూడా ఓటీటీలోనే చూస్తున్నారు. <giggles>
<chuckles> అవును.
నిజమే. అయితే ఆ స ఆ మూవీకెళ్ళినప్పుడు నాకు గుర్తు, సాంగ్స్ గాని, అది ఫస్ట్ టైమ్ నేను మూ థియేటర్ని చూసి ఆహ్, మరి నాకు అర్థమైందనమాట. కొంచెం సినిమా ఇలా ఉంటుంది. అనీ నాకు అర్థమైవడం లేకపోతే
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఫస్ట్, ఫస్ట్, మూవీని థియేటర్లో చూడడం అదే.
ఆ! అంటే, అంతకుముందు చూసాను. కానీ, నాకేమి అర్థం గాకపోయేది. అంతే సినిమాలు గాని ఇట్లా ఉంటుందని. అంత జ్ఞానం లేదు.
ఆ! ఓకే. ఓకే. ఓకే. ఇదైతే కొంచెం మూవీ అర్థమైంది.
ఆ! అర్థమైంది. కొంచెం ఇది హీరో, ఆహ్, ఇది హీరోయిన్, ఇట్లా స్టోరీ వెళ్ళింది అని కొంచెం అర్థమైందనమాట. సో, అందులో ఏంటంటే ఆహ్, మరి మేమెళ్ళింది గూడా అది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఒక ఫేమస్ థియేటర్ అనమాట. అందులో సౌండ్ అనేది ఇంగా సూపర్ ఒస్తది. అల్టిమేట్ అనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! ఆ! సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కొంచెం ఇగ బాగా గుర్తుండిపోయింది. ఆ ఎఫెక్ట్స్ వల్ల.
ఆ! సౌండ్ ఎఫెక్ట్ బావుంటది. అవును. సో, ఇంగ అందులో గాని, ఆ పాటలు మరి 'ఏమైందో ఏమో' అని ఒక సాంగ్ ఉంటుంది. సో, ఆ సాంగ్ ఫస్ట్ 'పవన్ కళ్యాణ్' గారి, సాంగ్‌గాని, అందులో ఇంకా ఒక సాడ్ సాంగ్ కూడా ఉంటుంది. అది అవన్నీ చాలా గుర్తుండిపోయాయినమాట. ఎంత గుర్తుందంటే నాకొక 2, 3 డేసు
హ్మ్. ఆ! ఆ! హ్మ్. హ్మ్. 'కధనానికి ఉద్యమం' అంటే, ఆ పాట అండి?
ఆ! నిజమే నిజమే. అదే, అదే, అదే సాంగ్ అండి.
హ్మ్. ఆ!
ఈ సాంగ్స్ అన్నీ నాకు చాలా గుర్తున్నాయి. ఆ స్ ఆ మూవీ చూసిన తర్వాత ఒక 2, 3 డేసు నాకు అదే ఆ సినిమానే నా కళ్ళ ముందు ఉందండి. అంత‌గా నాకు
హ్మ్. అంటే అంత బాగా నచ్చేసింది మీకా మూవీ.
టచ్‌ చేసేసింది. అవునవును. అంటే, సినిమా అంటే ఇలా ఉంటుంది. దాని ఎక్స్‌పి‌రియన్స్ ఇలా ఉంటుంది అని, తెలుసుకొని నాకు గుర్తుందనమాట.
హ్మ్. ఓకే. ఓకే.
హ్మ్. ఇంకానింక, ఇంకా నే నాకు గుర్తు. ఆ పేరు 'తొలి ప్రేమ' అనుంది కదా! ఆ ప్ర ఆహ్, ర ఆహ్, వర్డ్‌ని నేను పేజీ మీద కూడా రాసి చూసుకున్నా అనమాట. 'తొలి ప్రేమ' అని తెలుగు‌లో రాసి <giggles> అలా 2, 3 చోట్ల రాసి
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అంటే, అంత నచ్చేసింది అయితే.
హ్మ్. ఆ! అవునండి. అప్పటినుంచి
అయితే, ఆ పాటల్ని హమ్ చేయడము ఆ టైంలో, మీ చిన్నతనంలో అలా చేస్తూ ఉండేవాళ్ళా?
అవును. హ్మ్. చేస్తుండేవాడినండి. అయ్
అంటే, మామూలుగా ఒక పాట నచ్చిపోతే, ఆహ్, ఇగ దాన్ని హమ్ చేస్తూ ఉంటారు తెలీకుండానే.
హ్మ్. అవును. అవును. అయితే, ఇలా హమ్ చేసిన సాంగ్ ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే, అది ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా అనుంటుంది గదా! ఆ సాంగ్ నేను హమ్ జేసేవాడిని. కానీ, ఆ సినిమా నేను చూడలేదప్పుడు.
హ్మ్. ఆ! అవును. అవును. ఆ! ఓకే.
అయితే, ఆ సాంగ్ హమ్ జేస్తుంటే, నా ఫ్రెండ్ వినీ అంటే, చాలా సార్లే చేసుంటాను. వాడేంటంటే చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడు ఆ సాంగ్. చాలా ఇయర్స్ లేటర్ వాడు నాకు చెప్పాడనమాట. "అరే! నువ్వు చిన్నప్పుడు ఈ సాంగ్ హమ్ జేసేవాడివి. నీకు గుర్తుందా?" అంటే మేబీ నాకు గుర్తులేదు గానీ, చేసుండొచ్చురా అని నేనన్నా అన్నమాట. అప్పటి నుంచి మళ్ళీ నేను ఆ సాంగ్ వినడం నిజంగానే పాడుండొచ్చు అని అనుకున్నా అన్నమాట. హ్మ్.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఓకే. హ్మ్. అయితే, ఆ పాట ఆహ్, ఆ పాట ఉన్న మూవీని తర్వాత చూసారా? 'టబు', 'వినిత్' వీళ్ళుంటారు కదా! 'అబ్బాస్.'
ఆ! 'ప్రేమదేశం' మూవీ అండి. 'ప్రేమదేశం.' అవునండి. అసల అందులో సాంగ్సు ఒక్కొక్క సాంగు కూడా అసలు ఆసమ్ అండి చెప్పాలంటే, ఆహ్, ఆ సౌండు ఎలా ఉంటుందంటే హుషారు తెప్పిస్తుంటుంది. అందులో అవునండి. 'ఎఆర్ రెహమాన్, ఎఆర్ రెహమాన్.' అందులో కూడా మంచి మంచి పాటలు మరి ఆ! ఆ మూవీ కూడా పా చాలా పెద్ద హిట్ అప్పుడు 'ప్రేమదేశం' మూవీ. 'అబ్బాసు,' 'నితిను', 'టాబు.' వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్‌గా. అందులో ఉన్న
హ్మ్. ఆ! 'ఏఆర్ రెహమాన్' గారా అండి సంగీతం ఇచ్చింది? ఓకే ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. కానీ ప్రాపర్ ఎండింగ్ ఉండదేమో ఆ మూవీకి?
ఆ! ఉండకపోవచ్చు. మరి అంటే, <chuckles> దాన్ని ఎటూ తేల్చలేని ఒక ప్రయాణం కాబట్టి వాళ్ళతోని ఉండలేరు, వీళ్ళతోని ఉండలేరు కాబట్టి అలా వదిలేసారు డైరెక్టర్.
ఆ! హుహు. అవును. అదే అదే. ఇంకా మీ ఇష్టానికొదిలేస్తున్నా అని ప్రేక్షకులకి వదిలేసిండ్రు. మీరేమనుకుంట్రో అనుకోండి అనొదిలేసిండ్రు.
హ్మ్. అంటే, తను ఇంకా హ్మ్. నిజమే. ఆహ్, అదే గ అదే సినిమా గనక ఇప్పుడొస్తే గనక ఆహ్, నెక్స్ట్ ఆ చివర్లో పార్ట్ 2 పెట్టేవాళ్ళు <chuckles> ఇప్పుడు పార్ట్ 2 ఆ! పార్ట్ 2 ట్రెండ్ నడుస్తోంది కాబట్టి, ఖచ్చితంగా ఆ సినిమాకి పార్ట్ 2 ఉండేది జనాలందరూ కూడా మరి టాప్ నెక్స్ట్ నితిన్ పెళ్లి వితి నితిన్ అదేంటి వినీత్‌ని పెళ్ళి చేసుకుంటుందా? లేకపోతే 'అబ్బాస్‌'ని పెళ్ళి చేసుకుంటుందా? అని ఇంకా క్యూరియసిటీ అనమాట.
ఆ! రైట్ రైట్ కరెక్ట్‌గా చెప్పారు. నిజమండి. అబ్బ! లేకపోతే వేరొకల్ని పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరితో ఫ్రెండ్స్‌గా ఉంటుందా?
అది, అది, అది యాంటి క్లైమాక్స్ అయిపోద్దేమో.
హుహు. ఆ!
ఓకే. అవును. అట్లా కూడా జరగొచ్చండి. ఏదైనా జరగొచ్చు. వాళ్ళిష్టం. మనం జస్టు చూడడమే.
ఆ! హుహు. అది. అయితే ఇప్పుడు ఒక సంగ ఆహ్, ఒక పాట వింటే ఆ పాటలు ఏది ముఖ్యమనుకుంటారు లిరిక్స్ ముఖ్యమంటారా? సంగీతం ముఖ్యమంటారా? లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ముఖ్యమంటారా? ఆ! ఏది ముఖ్యమంటారు? గాయని గాయకులు ముఖ్యమంటారా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఫస్టు హ్మ్. ఆహ్, మీరన్నట్టు ఇవన్నీ కూడా ఇంపార్టెంటండి. ఇప్పుడు దాన్ని కరెక్ట్‌గా లిరిక్కుండాలి, కరెక్ట్‌గా బీట్ ఉండాలి. పాడే గాయకులు కూడా చాలా ఇంపార్టెంటు. దానికి తగ్గ మ్యూజిక్ కూడా దానికి తగ్గ సందర్భం. అంటే, ఫస్టు సందర్భమే ఉండాలి. ఫస్ట్ ఆ సందర్భంతోనే మనమేంటంటే లింకవుతాం.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ముందు ఆహ్, సాంగ్‌కి ముందేదైతే సందర్భం వస్తుందో ఏదైతే సీనొస్తుందో దానికి రిలేటెడ్‌గనే సాంగొచ్చాయి ఇంతకుముందు చాలా వరకు. సో, మనకు అవ అలాంటి సాంగ్స్ అన్నీ చాలా బాగా గుర్తుండేవి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
సో, ఆహ్, ఇప్పుడు మనకి హ్మ్, 'శుభలగ్నం' మూవీ చూడండి. ఆ 'శుభలగ్నం' మూవీలో ఆమెని ఏం చేస్తుందంటే, తన భర్తనమ్మేసకుంటుంది కాబట్టి. ఆ! తను చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఒక సాంగొస్తుంది. ఏంటంటే, 'చిలక ఏ తోడు లేక' ఆ! 'చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడకని.' సాంగొస్తుంది. అంటే ఆహా! సీన్‌కి రిలేటెడ్‌ గానే ఉంటుంది తన బాధ మరి, తను చేసిన మిస్టేక్ అవన్నీ కూడా అందులో చెప్తూ ఉంటారు ఆ సాంగ్‌లో.
ఓకే. ఆ! అవును. హ్మ్. అవును. అవును. పంచరంలో ఉన్నట్టుగా. హ్మ్. ఆ! హుహు. హుహు. హ్మ్. ఆ! అంటే, అప్పటి పాటలు ఆ సీన్‌కి తగ్గట్టుగా, సినిమాకి తడ్డె తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా, లిరిక్స్ గాని ట్యూన్ గానీ, గాయనిగాయకుల సెలెక్షన్ గాని, అన్నీ కరెక్ట్‌గా ఉండేది. ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారా? ఆ ట్రెండ్ మారిందంటారా? తప్పుదోవ పట్టిందంటారా?
పర్ఫెక్టు ఉండే యండి. హ్మ్. తప్పదోవ పట్టలేదు గానీ, మారిపోయిందండి. అంటే, సీన్‌తో సంబంధం లేకుండా, అక్కడ సాంగ్ చుప్పించడం. మరి అక్కడేంటంటే, ఏదో సాంగుండాలి ఆ!
హ్మ్. హ్మ్. బలవంతంగా ఒక సాంగ్‌ని క్రియేట్ చేయడం మధ్యలో.
నిజమే. నిజమే. అంటే సందర్భం వాళ్ళకి కరెక్ట్‌గా సెట్ కావట్లేదు. ఆ సాంగ్‌కి సందర్భం సెట్ కావట్లేదు. వాళ్ళు స్టోరీ వై‌జ్‌గా రాసుకుంటున్నారు. మొత్తం ఇలా అని గానీ, ఆ సందర్భంలో ఈ సాంగ్ పెట్టాలి అని రాయట్లేదు. స్టోరీ. సో, అక్కడ వాళ్ళు ఫెయిలవుతున్నారు. ఇప్పుడొచ్చే పాటలేంటంటే, కేవలం పాటల్లాగానే ఉంటున్నాయి గానీ, మనకి గుర్తుండిపోయే పాటలుగా ఉండట్లేదు.
హ్మ్. ఆ! ఆ! ఆ! హ్మ్. ఆ! అదే, అదే, అదే. మనసుకు హత్తుకునేలా, దగ్గరయ్యేలా, మాత్రం ఉండట్లేదు అంటారు.
హ్మ్. నిజమండి. లేదు, లేదు. నేను విన్న ఈ మధ్యలో ఆహ్
హుహు. కానీ ఈ మధ్య కాలంలో కూడా, ఏదో ఒక ఆణిముత్యం దొరికే ఉంటుంది కదా! అట్లా మీకు దొరికిన ఆణిమత్యం ఏంటి?
హ్మ్. దొరికింది. ఆనిముత్యం అంటే, ఆనిముత్యం అంటే ఆ సినిమా ఒచ్చిందంటే, అంటే, హ్మ్ ఆ సినిమా, ఏదంటే, ఆహ్, తను ఆ సినిమాలో హ్మ్ 'విజయ్ దేవరకుండ' వాళ్ళ తమ్ముడుంటాడు. తను నూ హీరోయిన్ ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆహ్, ఒచ్చింది. ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఆ సినిమాలో సాంగ్స్ అనేవి చాలా మంచిగుంటాయి. మాటె సీన్‌కి తగ్గట్టు ఉంటాయి. అవి చూసినవి. హ్మ్. ఆ సినిమా మీకు పేరు గుర్తు రాకపోవచ్చు. కానీ 'ఓ బేబీ'. 'ఓ బేబీ'యా? 'బేబీ', 'బేబీ'యో, 'ఓ బేబీ' గాదు. 'బేబీ', 'బేబీ', 'బేబీ' సినిమా పేరే 'బేబీ' గదా! ఒచ్చింది. 'విజయ్ దేవరకుండ' తమ్ముడున్ను, ఇంకొక ఆమె, ఇంకొక హీరో, ముగ్గురు కలిసి చేశారు. తను లవ్ స్టోరీ లాస్ట్‌కి స్యాడ్‌గా ఎండైపోతుంది. మీకు గుర్తుండే ఉండొచ్చు. అందులో సాంగ్స్ ఆ! నచ్చాయి. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటాయి.
అది పాట. సాంగ్. హ్మ్. ఓకే. ఆహాహా! ఓకే. ఓకే. ఓబే ఓహోహో! ఓకే ఓకే. ఓకే. బి ఆ! ఆ! ఓహొ! ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆ! అందులో పాటలు మీకు నచ్చాయి.
మరి ఏ మాయే ఇది కాలమా అనే సాంగ్ ఒకటొస్తుంది. అది చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా చాలా ఇయర్స్ తర్వాత నాకు నచ్చిందనమాట. ఇలాంటి సాంగ్స్ మళ్ళీ వాళ్ళు ప్రయత్నించడం. మరి ఒక లవ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి.
ఆ! ఆ! రైట్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఆ! ఆ! మామూలుగా అమ్మ మీద పాటలు కూడా చాలా ఉంటాయసలు. ఆహ్, అసలు ఆ మ్యూజిక్ గానీ, హ ఆహ్, కంటెంట్ లిరిక్స్ గానీ, చాలా ప్రాపర్‌గా, కరెక్ట్‌గా చూజ్ చేసి వాడతారు. అట్లాంటప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినవే కానివ్వండి, పాతవే కానివ్వండి మీకు గా బాగా గుర్తుండిపోయిన ఆహ్, అమ్మ పాటేదైనా ఉందాండి?
హ్మ్. నిజమే అండి. హ్మ్. అవునా! ఆ! హ్మ్. మీరన్నట్టు అమ్మ ఆహ్, ఎమోషన్ మీద ఏ సాంగ్ రాసినా కూడా అది చాలా అద్భుతంగా ఉంటుందండి నార్మల్‌గానే. సో, నాకైతే గుర్తుంది ఆహ్, నాని మూవీలో పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కదిలే దేవతమ్మా కంటికి వెలుగమ్మ, అనే సాంగుంటుంది. అది చాలా బాగుంటుంది యాక్చువల్‌గా. హ్మ్. నిజంగా. మీరు గమనించండి. మీరు ఎప్పుడైనా వీలైతే వినండి చాలా బాగుంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును. అన్ ఆ! అవునండి. అవును. ఆ! ఓకే. అయితే ఈ అమ్మ పాటల్లో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, డ్రమ్సే కానివ్వండి, బీటే గానివ్వండి, కొంచెం మైల్డ్‌గా ఉంటేనే బాగుంటుందేమో కదా! మరి హై బీట్స్ కాకుండా.
హ్మ్. హ్మ్. అవునండి. అంటే ఆ! హైగా, హై బీటుంటే, ఆ పాటకి అంతా ఆహ్, శోభ రాదు హ్మ్. అంత గ్రేస్ రాదు. హ్మ్. మరి అమ్మ గురించి చెప్తున్నప్పుడు సాఫ్ట్‌గానే సాఫ్ట్ బీట్ మ్యూజికుండడం. మంచి వైలిన్ గానీ, మరి మంచి పియానో గాని, లేకపోతే కీబోర్డ్‌లో మంచి మంచి రాగాలు ఉంటాయిగా వ కాబట్టి, అవి ప్లే చేస్తున్నప్పుడు చాలా మంచి అనుభూతి ఉంటుంది మనకి.
అందం పోతుంది. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. ఆహ్, మీకెప్పుడైనా అనిపిచిందా? ఒక పాటలో, ఇది సెట్ అవ్వలేదేమో ఇదొక్కటి మారిస్తే బావుండేది అని ఎప్పుడైనా అనిపిచిందా లిరిక్స్ కానివ్వండి లేకపోతే సంగీతమే కానివ్వండి. ఓ గాయని వాయిసే కానివ్వండి, గాయని గాయకుల వాయిసే కానివ్వండి. ఇదొక్కటి మా హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. ఆ! మీరన్నట్టు నిజమే. ఈ మధ్య కాలంలో రీమిక్స్‌లు చేస్తున్నారు కదా! పాత పాటల్ని మళ్ళీ సాంగ్స్ పాడి మళ్ళీ పెడుతున్నారు.
హ్మ్. హ్మ్.
సో, పాత సాంగ్స్‌లో నేమో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ సాంగ్సేమో. ఇవి లేటెస్ట్‌గా వచ్చేవరకేమో వేరు వేరు కొత్త గాయకులు. మరి మనకి పరిచయం అనే గాయకులే కానీ ఆ పాట మరి విన్నప్పుడు ఏంటంటే అంత ఫీల్ రాదు. పాత సాంగ్ విన్నప్పుడు అంత ఫీల్, ఇప్పుడు వచ్చే సాంగ్స్‌కి అంటే అప్పుడు మళ్ళీ లేటెస్ట్ వచ్చిన సాంగ్స్‌కి రావట్లేదు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. ఆ!
మీరు గమనించె ఉండొచ్చు. ఇప్పుడు మగధీరాలో ఆహ్, బంగారు కోడిపెట్ట సాంగ్ ఉంది. పాత బంగారు పొడిపెట్ట చాలా అల్టిమేట్‌గా ఉంటది. ఇది కొత్తది కూడా. బానే ఉంది. కానీ పాతంతా బాలేదు.
హ్మ్. అవును. ఆ! దాన దాన్ని బీట్ చేయలేకపోయింది.
అవునండి. అంటే, పాత సాంగ్స్‌నేవి బీట్ చేయలేకపోతున్నాయి. చాలా వరకు అసలూ హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అంటే, ఈ ఈ రీమిక్స్‌లనేవి రావడం మంచిదంటారా? కాదంటారా? ప్లస్సేంటి? మైనసేంటి అసలు?
రీమిక్సులు అంటే హ్మ్, ప్లస్సులంటే పెద్దగేం లేవండి. అంటే మైనసే. ఎందుకంటే, ఆహ్, ఒరిజినల్‌ని ఫ్లేవర్‌ని యాస్ ఇటీజ్ దింపేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్‌గా. అంటే, ఒకొన్ పాత సాంగే కాపోతే ఏంటంటే, దాంట్లో ఆడియో క్లారిటీ అనేది బాగాలేదు. అదొక్క ఇష్యూ ఉందనుకోండి. సో, నెక్స్ట్ ఏంటంటే ఆడియో క్లారిటీని చాలా ఇంప్రొవైజ్ చేసి, ఆ బీడ్స్ గాని, లేకపోతే ఆ ట్యూన్స్ గాని ఇంకా మంచిగా పాడి, మళ్ళీ రిలీజ్ చేస్తే గనక చాలా బాగుంటుంది. అలా కాకుండా, వాటికనవసరమైన హంగులు చోడించేసి మరి మ పాత పాట కాబట్టి పాతది హిట్టయింది కాబట్టి కొత్ కొత్తది కూడా ఖచ్చితంగా హిట్టవుతుందన్న దేయంతో తీస్తున్నారు గదా! అలాంటివి అస్సలు సెట్ కావట్లేదు. మరి జనాల్లో కూడా అదంత ఆదరణ లేదని నేను నమ్ముకు నేను నమ్ముతున్నాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. లేదనే చెప్పుకోవచ్చు. అంటే, ఎకొ ఎంతో కొంతైన పాత పాటల్ని గుర్తు చేసుకునేటట్టుగా ఆహ్, ఆ సందర్భమైతే వస్తుందేమో గదా! ఓకె ఈప అంటే ఆహ్, ఆ పాట రీమిక్స్ పాట రాగానే ఒకసారి ఆ పాత పాట విందాము, చాలా రోజులయిపోయింది విని అని గుర్తు చేసినట్టవుతుంది కదా!
హ్మ్. ఉంది. అవునవుండి, అవునండి. హ్మ్. నిజమే, అవును. అవునండి. నేను అలానే విన్నాను గూడా. హ్మ్. ఇది చెప్పినట్టు మొగదీర ఆహ్, వి విన్నప్పుడు ఏంటంటే, ఇది ఒక మాదిరిగా నచ్చింది గానీ, దానంత నచ్చలేదు. పాతది నేను చాలా సార్లు విన్నాను.
హుహు. హ్మ్. హ్మ్. వెంటనే పాత స్టైల్‌లోకే ఎళ్ళిపోయి విన్నారా?
ఆ! అంతే. <chuckles> మీరన్నట్టుగా పాత స్టైల్‌లోనే విన్నాను. అదే అదే ఇష్టం నాకు యాక్చువల్‌గా.
ఆ! ఆ! ఓకే. ఇప్పుడు ఆహ్, మామూలుగా ఇ ప్ర లైఫ్‌లో ప్రతి దానికి మొదట మాట్లాడుకున్నట్టుగా ప్రతిదానికి ఒక ఆహ్, ఇది ఉంటది. ఒక సందర్భం అనేది ఉంటది. దాన్ని బట్టి ఈ సాంగు ఉంటే బాగు ఏదైనా నా సిట్యుయేషన్‌కి తగ్గ సాంగ్ దొరికితే బాగుండు అని సింక్ అయిపోతారు. ఆ సంగీతంతోటి, ఆ సాంగ్ తోటి. అట్లా మీరు సింక్ అయి ఉన్న ఏదైనా పాటుందా?
హ్మ్. అవును. ఎమోషన్‌కి సాంగ్ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. హ్మ్. అంటే కొత్త బంగారు లోకంలో ఒక సాంగ్ ఉంటుందండి. ఆహ్, మరి అదేంటంటే హ్మ్. బ్రతుకంటే బడి చదువా, అనుకుంటే అతిసులువా అని ఆ సాంగ్ ఉంటుంది. సో, అప్పుడు నేను ఎప్పుడైనా డీమోటివ్ అయిపోయినప్పుడు ఏం చేశానంటే ఆ సాంగ్ వింటాననమాట. సో
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇంకా డీమోటివేట్ అయిపోవడానికా. <laughs>
లేదు. <chuckles> లేదు. అంటే అంత సులువు కాదు అంటే ఉంది అంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, నా ప్రాబ్లమ్ కూడా ఒక ప్రాబ్లమే కానీ, అది పర్మినెంట్ కాదు అన్న విషయం నాకు అర్థమైపోతుంది. త్వర త్వరగానే అర్థమైపోతుంది. సో, ఆ తర్వాత నేను మళ్ళీ మరి ఆ సాంగే మరి చాలా సార్లు వినను. దాని తర్వాత మళ్ళీ ఫాస్ట్ బీట్ సాంగ్ వచ్చేశాననమాట. సో, ఇంకా అప్పుడు మళ్ళీ మూడ్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ, మళ్ళీ యాక్టివేట్ అయిపోతా.
ఆ! హ్మ్. ఆ! ఆ! హ్మ్. ఓకే. ఓకే. ఓకె. హ్మ్. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు చూసుకుంటే గనక ఆహ్, పెళ్లి పెళ్లి సందర్భాల్లో గాని, బంధువులు వస్తున్న స ఇంటిికొస్తున్న సందర్భాల్లో గాని, పండగల సందర్భాల్లో గాని కుటుంబ తరహా పాటలు అనేవి చాలా వింటూ ఉంటారు. అయితే మీకు బాగా నచ్చిన కుటుంబ తరహా పాటలు ఏవి?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజమే. అంటే మీరన్నట్టు పెళ్ళిలో ఎక్కువగా మనం పాడే పాట ఏది శ్రీర శ్రీరస్తు శభమస్తు అనండి అని ఒక సాంగొస్తది. ఖచ్చితంగా ఉంటుంది ఆ సాంగ్ అదైతే చాలా మీనింగ్‌ఫుల్ సాంగ్ అందులో లిరిక్స్ గాని పల్లవులు గానీ జీవితంలో మరి మనం ఫేస్ చేయలసిన సందర్భాలు, మనకు ఒకళ్ళకొకళ్ళు ఏ విధంగా తోడుండాలి ఇలాంటివి మంచి మీనింగున్న సాంగ్ అది ఖచ్చితంగా వినాలి. ఆ తర్వాత 'మురారిలో' కూడా ఒక సాంగుంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
అది కూడా చాలా మీనిఫుల్ సాంగ్.
ఓకే. ఓకే. ఓకే. చాలా చక్కగా వివరించారండి. సంగీతానికి మీ మొదట జ్ఞాపకానికి ఆహ్, విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.